ఆ! ఈ ఫుడ్‌లో రకరకాలు అంటే మీరు ఆల్రెడీ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ అలవాట్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా అక్కడ ఫుడ్ అలవాట్లు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొరియన్ సైడ్ డిషెస్ అని ఇదేదో సూషి షాషి <chuckles> అని ఏదో ఈ మధ్య బా ఫేమసవుతుంది. ఇటువంటివి కూడా ఏవన్నా చేశారా?
ఆ! అవును. అవునవును. ఆ! ద్ ఆ! నేనొకసారి ట్రై ఆహ్, ఒకసారి తిన్నా అది. అసలూ ఆహ్, మింగడం చాలా కష్టమయింది. <chuckles> ఆ! కొంచెం చేదుగా కూడా ఉందనమాటది. ఆ! హ్మ్. కానీ నేను మరీ ఈ సూషి అంత బ అలాంటి మ్ ఆమెకి పెద్దయిన తరువాత ఆమె తింటే ఆమె ఇష్టం గానీ ఈ హ్మ్. కేక్సు ఇట్లా లేకపోతే కప్ కేక్సు, మఫిన్స్ అలాంటివన్నీ చే చేసి పెట్టడానికి ఇంక ఆహ్, దాని క్లాసెస్‌లోకైతే నేను కూడా రిజిస్టరయ్యాననమాట. రిజిస్టరయ్యి నేర్చుకున్నా. ఆహ్
ఆ! అయ్య బాబోయ్! <chuckles> అంటే మనకసల అలవాటు లేనిది గదా! ఓకె. హ్మ్. ఆ! ఆహా! అంటే ఇక్కడ కూడా పెయిడే అనమాట ఇక మీరు అంతేనా?
ఆ! పెయిడ్ లేకపోతే నేను నేర్చుకోను. నాకో క్లారిటీ ఉంది.
<laughs> ఆహా! అంటే మీ మీద మీకంత నమ్మకముందనమాట. <chuckles> ఓకే. సూపర్. సూపర్. మరి ఏవన్నా ఉపయోగం ఉందా? ఈసారి అంటే దానిలో కూడా ఏదన్నా కొద్దిగా ఒక లూప్ హోల్ ఏదోకటి దొరికిందా? <chuckles>
అవును. <chuckles> హ్మ్. హ్మ్. లేదు లేదు. <chuckles> లేదు లేదు. అంటే వాళ్ళు ఫస్టే ఇన్ని చాలా కొనమని చెప్పారు. చెప్తే నేనేంటంటే న రేపేం చేస్తారో ఈరోజు పెడతారనమాట. సో, రేపటికి కావాల్సిందొక్కటే కొని నిజంగా నేను చేయగలుగుతున్నానా! లేదా! న్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి గదా! అట్లా వచ్చిన తరువాతనే నేనది చేసి ఆ తరువాత కొన్నాను దప్ప వాళ్ళు ఆహ్, ఆహ్, స్టా క్లాస్ ఫోర్ స్టార్టింగ్
ఓకే. ఆహా! ఓకే. అవును. ఆ! అంటే ఇప్పుడు ఇది రేపు చేసే వంటని ఇవాలే చెప్తున్నారంటే ఇవన్నీ లైవ్ క్లాసెసా? ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు చేస్తా ఉంటే మీరు కూడా చేస్తా ఉండాలా?
హ్మ్. అవును. అవును. అవును. అవును.

ఆ! వాయిస్ ఆఫ్‌లోనే ఉంటది. ఇంక వీడియో కూడా ఆఫ్‌లోనే ఉంటది. అంటే చేసేవాళ్ళు చేస్తారు లేకపోతే ఆ! ఆ ఫోన్ పక్కన పెట్టి ఎవరి పనులు ఆళ్ళు జేసుకుంటా ఉంటారు. <chuckles> ఆ! అట్లా హ్మ్. పెయిడే. నేను పెయిడ్ అయితేనే చేస్తానని ఇట్లనే జూమ్, జూమ్ దాంట్లో జాయిన్ ఆయనన్మాట. చేస్
ఓకే. <chuckles> అంటే ఇదేంటి పెయిడ్ సర్విసా? ఓకే. ఓకే. అంటే డబ్బులు కడితే కొంచెం కనీసం డబ్బులు కట్టాం అని జేప్పేసి దాని మీద ఫోకస్ అన్న ఒస్తదన్నమాట. ఓకే.
ఆ! <chuckles> అవును. అట్లనే జానైన తరువాత ఏమైందంటే ఒక వారం చేశాను కరెక్ట్‌గా సిన్సియర్‌గా చేశాను. తరువాత మా పాపకొంట్లో బాగాలేదో ఏమో అయింది. కానీ మనకు తెలుసు కదా! 8 ఓ క్లాక్ అవ్వంగానే ఆహ్, క్లాస్‌లో జాయిన్ అవ్వాలని. జాయిన్ అయ్యాను కానీ తనకి బాలేదు గాబట్టి తనని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా తరువాత రోజు
హ్మ్. సూపర్ గదా! ఆ! అదే. ఓకే. ఫోన్ పక్కన జస్ట్ ఊరినే ఆపరేట్ చేసి ఏదో లైన్‌లో ఉన్నట్టుగా ఉన్నారు గానీ మీరు చేయట్ల జస్ట్ మీ పని మీరు చేసుకుంటున్నారు.
ఆ! ఫోన్ పక్కన పెట్టేసి ఆహ్, జూమ్‌లో లాగిన్ అదే ఆహ్, దాంట్లోపలికేళ్ళి మ్యూట్‌లో పెట్టేసి ఆహ్, వీడియో ఆఫ్ చేసేసి నా పని నేను జేసుకుంటా ఉన్నానన్నమాట. ఆ తరువాత నుంచి ఏమైందంటే ఇలా ఒక్కసారి చేస్తే మనకి మంచి అలవాటు అవ్వడానికి చాలా టైమ్ పడతది <chuckles> కానీ చెడు అలవాటు అవ్వడానికి మాత్రం ఇట్ల సెకండ్స్‌లో అయిపోతది. <laughs>
ఓకే. ఓకే. ఈ లూప్ హోల్స్ త్వరగా అలవాటైపో‌తయి. అవును. అంటే మీరు ఆ వారం రోజులు పడ్డ ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఈ 2, 3 నిమిషాలు డామినేట్ చేసేస్తాయి. "ఆ! సర్లే ఇదేదో బానే ఉందిగా ప్రస్తుతానికి ఎళ్ళిపోతుందన్నట్టుగా" ఓకే. ఇదికలవాటైపోయింద ఇక మీకు ప్రతిరోజు ఏ <chuckles>
హ్మ్. ఆ! అవును. ఆ! ఆ! ఇంకా ఆ! ఇంక అలవాటయిపోయింది. మా హస్బెండ్ "అదేంటి నువ్వు అట్లా చేస్తున్నావు?" అంటే "అసలు నీకేం తెలుసు నాకెంత పనుందో. నేను నేను నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలీదు. అది ఇది" అని రివర్స్‌లో అయిన మీదే హ్మ్.
ఆ! ఆ! <chuckles> హ్మ్. ఆయన కూడా పాపం ఇని ఇని సర్లే ఏదోటి చేసుకో అన్నట్టు ఒదిలేసుంటారిక.
హా! హా నాకెందుకొచ్చింది ఇది చేసుకుంటే చేసుకో లేకపోతే అన్నట్టు ఆయన ఒదిలేసారన్నమాట. ఇంక తరువాత నాకే మనకే అర్ అర్థం అవుతుంది గదా! "సర్లే ఇది నాకు అయ్యేలాగా లేదని" ఇంక నేను ఒదిలేసానన్నమాట. అట్లా జరిగింది. ఆ! ఆ! <laughs> ఆ! నిజంగా పోయి నేర్చుకోవడం కన్నా మంచిదేమి లేదు. ఇట్లా ఆన్లైన్‌లో అంటే ఆన్ అలాగే
<laughs> అదే. హ్మ్. <chuckles> ఇవంతా మన వల్ల కాదులే అని జెప్పి లైట్ తీసుకున్నారిక. <chuckles> హుహు. అంటే మీరు ఆన్లైన్‌లోను నేర్చుకున్నారు, ఆఫ్లైన్‌లోను నేర్చుకున్నారు కాబట్టి ఇక ఆ వ్యత్యాసం మీకు అర్దమైపోయి ఆఫ్లైనే బెటర్ అని జేప్పి ఫైనల్ అయిపోయారు ఇక.
హ్మ్. <sniffs> ఆ! అవును.